అంటే మా పెళ్లి ఫిక్స్ అయ్యే టైంకి ఆయన ఇండియాలోనే ఉన్నారండి. అంటే ముందు జపాన్‌లో ఉండేవారు. మా పెళ్లి చూపులకి జపాన్ నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా తను మళ్ళీ ఇక్కడే బెంగుళూర్‌లో అసలు కంపెనీ తను వర్క్ చేసేది. నాకు పెళ్లి సెటిల‌య్యే టైంకి ఇంక కొరియా వెళ్ళిపోయారన్నమాట. మా పెళ్లికి మళ్ళీ కొరియా నుంచి వచ్చి నన్ను మ్యారేజ్ చేసుకున్నాక మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. నేను ఒక 5 మంత్స్ తర్వాత వీసా అది పెట్టుకుని నేను గూడా వెళ్ళిపోయానన్నమాట. అలాగా వాళ్ళ కంపెనీ బ్రాంచ్ అక్కడ ఉందండి. సో, ఇంకా తిన్ని కూడా అక్కడికి ట్రాన్స్‌ఫర్ చేశారు. ఒక 5 ఇయర్స్ అది మేము అక్కడైతే ఉండడం జరిగింది. నేను చెప్పాలి అంటే నా లైఫ్‌లో నా బెస్ట్ డేస్ అన్ని గూడా ఆ 5 ఇయర్సే అండి. నాకు కొరియా అంటే చాలా ఇష్టము. ఎందుకంటే ఇట్లా ఫ్రీడమ్‌లో గాని, లేకపోతే మనకి ఏదైనా కావాలంటే వెంటనే వచ్చేస్తది అక్కడ. ఏది నిమిషాల్లో అన్నమాట. అదొకటి. తర్వాత నాకు చెర్రీ బ్లాసమ్ సీజన్ అంటే చాలా పిచ్చి అక్కడ. ఎందుకంటే <chuckles> ఆ చెట్లనేవి కూడా చాలా అందంగా మారిపోతూ ఉంటాయి. మీరు చూస్తే గనక పింక్ అండ్ వైట్ ఫ్లవర్స్‌లో చాలా నీట్‌గా మంచు కురుస్తూ ఉంటది. చెట్లు గూడా అలానే చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. నాకా సీజన్ అంటే చాలా ఇష్టం.
ఓకే. ఓకే. బావుంది. ఓకే. ఆహా! ఆపులే. ఆ! నిజంగనండి. ఇప్పుడు
హ్మ్.
ఆ! కాదు. ఆహ్, పాప్ ఫ్లవర్స్‌కి గాని, ఆ స్మెల్‌కి గాని, ఇక్కడ చాలా బాగా ఫ్యాన్స్ ఉన్నారు కదండీ. చక్కగా మనకు ఏమైనా సోప్స్ గాని, ఫేస్ వాషెస్ గాని. ఆ!
అవునండి. అంటే మీరు చూస్తే గనక హ్మ్. కొరియా కొరియా డ్రామాస్‌లో కూడా చాలా బా ఎక్కువగా చూపిస్తుంటారు. కానీ నిజం అండి. సౌత్ కొరియా అంత అందంగానే ఉంటుంది. ఆ! వాళ్ళు చూపిచ్చే అంత అందంగానే ఉంటుంది. నేను ఖచ్చితంగా జెప్తాను ఆ విషయం. అలాగే మాకు చాలా ఇష్టమైన ప్రదేశాలయితే చాలా ఉన్నాయి. అంటే మా మేముండే అపార్ట్‌మెంట్‌కి దగ్గరలో 'హన్ రివర్' అని ఒక రివర్ ఉండేది. ఇంకా అది ఎలా అంటే వీకెండ్ వస్తే అక్కడ చాలా ప్యాక్డ్ అనమాట. చాలా ఎక్కువ మంది వచ్చేవారు. ఏంటంటే అక్కడే దగ్గరలో కన్వీనియంట్ స్టోర్స్ ఉండడం వల్ల, ఇంకా రాత్రి పగలు అనే తేడా ఉండదండి. ఎవరికి ఎంత సమయం కావాలంటే అంత సమయం వరకు అక్కడ ఉండి, అక్కడే కుర్చుని ఎంజాయ్ చేసి, వచ్చేసే అంత ఉంటుందనమాట.
అవు ఆహా! అవును. ఆ! తినేయడం కూడా అక్కడే తినేయచ్చు. ఇంకేంటి ట్వెంటీ ఫోర్ బై సెవెన్ ఉంటున్నయి గాబట్టి ఇంగ ప్రాబ్లమ్ లేదు. ఎంజాయ్‌కి ఎంజాయ్ అయిపోద్ది. ఫుడ్ ఫుడ్డు‌గా అయిపోద్ది. నిజంగా బావుందండి.
ఆ! తినేయొచ్చు. అవును. కన్వీనియంట్ స్టోర్స్ ఇవన్నీ. హ్మ్. అక్కడ ఎంత బావుంది అంటే ఆ 'హన్ రివర్' చుట్టూతా కూడా ఎంత రివరయితే ఉందో అంతా కూడా వీళ్ళు పార్కు‌లాగా కట్టేశారండి. అంటే ఎవరైతే వాళ్ళు ఆహ్, సైక్లింగ్ చేసే వాళ్ళకి ఒక ట్రాక్ ఇచ్చారు. అలాగే వాకింగ్ జాగ్ జాకింగ్ చేసే వాళ్ళకి ఒక ట్రాక్ ఇచ్చారు. ఇంకా నార్మల్‌గా కుర్చోడానికి గూడా ఒక ట్రాక్ ఇచ్చారనమాట. ఇంకా అలా అంత ప్లేస్ ఉండడం వల్ల ఎక్కువ మంది జాగింగ్ చేసేవాళ్ళు, ఇలా వాకింగ్ చేసేవాళ్ళు, అలాగే సైక్లింగ్ చేసేవాళ్ళు, ఇలా చాలా మంది ఉండేవారు. అలా కాకుండా ఉత్తిగా కుర్చుని నేచర్ ఎంజాయ్ చేద్దాం అంటే వాటర్‌ని చూద్దాము, అలా అనుకునే వాళ్ళగ్గూడా చాలా బాగుండేది. మేం ఏం చేసేవాళ్ళం అంటే ఆ! ఫ్రైడే ఈవెనింగ్ అలా వెళ్ళేవాళ్ళం అండి. వెళ్లి కాస్త ఎక్కువ అక్కడ దొరికేవి నూడిల్స్ అన్నమాట. ఇన్‌స్టంట్ నూడిల్స్ అవి ఆహ్, కన్వీనియంట్ స్టోర్‌లో తెచ్చుకొని ఆ హ్యాపీగా వేడి వేడిగా అవి తింటూ, పక్కన ఒక కోక్ గానీ, దా ఇలాగ పెప్సీ గాని పెట్టుకొని, ఇంకా బా ఎంజాయ్ చేసేవాళ్ళం అన్నమాట. అక్కడ.
అబ్బా! హుహు. అవునండి. ఓకే. ఈ ఇన్‌స్టంట్ నూడిల్స్ బావుంటయండి అక్కడ?

అవునండి. కొరియాలో చాలా బాగుంటాయి. నాకు టేస్ట్ నచ్చేవి.
అంటే బోల్డు ఫ్లేవర్స్ అవి ఎక్కువ ఉంటాయి కదా!
హ్మ్. అవును మన ఇండియా‌లో కూడా దింపారు. ఆ ఫ్లేవర్స్ అనేవి నిజంగా బాగుంటాయి అవి కొన్ని.
కానీ కొంచెం కాస్టెక్కువ ఇక్కడ. ఎందుకంటే మనకు అక్కడినుండి ఇక్కడికి మనకి పంపిస్తారు కాబట్టి కాస్టెక్కువ. అవునండీ
అవునండి. కాస్టెక్కువ. అవును. అయినా అక్కడ కూడా ఇంచుమించు అదే రేట్ పడతాయండి. మనయి వ ఆ వాళ్ళ కరెన్సీ‌లో అంటే మనం కన్వర్ట్ చేస్తే గనుక ఇంచుమించు ఆ రేటే పడతాయి.
ఓకే అర్థమైందండి. అయితే ఎక్కడైనా కాస్ట్ ఎక్కువే. అవునండి ఇప్పుడు మీరు మీ హస్బెండు డ్యూటీకి వెళ్ళిపోతారు. మీరు మరి ఒక్కలే ఉండేవారా? లేకపోతే మీకంటూ ఎవరైనా అక్కడ తెలిసిన వాళ్ళు గాని లేకపోతే ఫ్రెండ్స్ వాళ్ళు గాని ఎవరైనా ఉన్నారా?
హ్మ్. అవును. హ్మ్. హ్మ్. లేదండి. ఇక్కడ ఇంటరాక్షన్ అనేది చాలా తక్కువ. వాళ్ళకి తెలిస్తేనే గాని మాట్లాడేవారు కాదు ఎవరుని. పైగా మాకు పక్కనెవరున్నారు అనేది కూడా మాకు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే పొద్దున్న ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళు. ఎప్పుడో ఈవినింగ్ వచ్చేవాళ్ళు. కొంతమంది అయితే అసలు కనిపించేవారు కూడా కాదు అపార్ట్మెంట్‌లో. అందుకని మాకు కొలీగ్ ఆహ్, నై‌బర్స్‌తో అది ఇంటరాక్షన్ తక్కువండి. కానీ మా హస్బెండ్‌కి ఆఫీస్‌లో ఒక కొలీగ్ ఉన్నారు, కొరియా అతను. అతను మాత్రం మా ఇద్దరికి బెస్ట్ ఫ్రెండ్ అనమాట. మా హస్బెండ్‌కి నాకు కూడా. మేము ఎప్పుడైనా బయటకి వెళ్ళాలన్నా సరే తనతో కలిసి వెళ్ళేవాళ్ళం. తన్నే తీసుకొని వెళ్ళేవాళ్ళం. తను కూడా మాకు చాలా వరకు సజెస్ట్ చేసేవాడు. ఈ ప్లేసెస్‌కి వెళ్ళండి, ఇక్కడ బావుంటది. అది బావుంటది అని చెప్పేసి. అలాగే మేము కూడా వెళ్ళేవాళ్ళం అనమాట. అవునవును. తను మాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ ఇప్పటిక్కూడా కాంటాక్ట్‌లో ఉన్నాడు. తను తన్ని ఇప్పటిక్కూడా తలుచుకుంటూ ఉంటాం మేము.
అయ్యో! మరీ ఆహా! ఎందుకంటే అక్కు అక్కడ వాడేకదా! <giggles> ఆ! అక్కడ మనిష. అవును. నిజంగానండి. అవునండి మరి అలా మరి తను మీ హస్బెండ్‌ గారు ఆఫీస్‌కెళ్ళిపోతారు. మీరు ఒక్కలే ఉంటారు. మరి మీకు బోర్ కొట్టడం. లేదు అంటే ఇంట్లో వాళ్ళు గుర్తు రావడం. ఇలాంటివి ఏమైనా జరిగాయా అండి?
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఇది అంటే జనరల్‌గా జరుగుతదండి. కానీ నాకు అంత అనిపించలేదు, ఎందుకంటే మనకిని, చెప్పాను కదా! నేను టైమ్‌గ్యాప్ అనేది ఉండేది అని. సో, టైమ్‌గ్యాప్‌లో ఏమయ్యేది అంటే నేను మా వాళ్ళకి ఫోన్ చేసి ఇవన్నీ చేసేసరికి నాకు టైమ్ సరిపోయేదనమాట. వాళ్ళు వ వంట చేసుకొని, తర్వాత కుదిరితే నేను నెట్‌ఫలిక్స్‌లో వెబ్ సిరీస్‌లో అప్పుడు మొదలుపెట్టాను.
అవునండి. ఆహా!

ఏంటైతే అంత పెద్ద ఎయిర్‌పోర్టదీ?
అవునండి. అవును. సోల్ ఎయిర్‌పోర్ట్ అది. అది ఈన్ చాలా పెద్దది. ఇంచియానో ఎయిర్‌పోర్ట్ అనమాట. చాలా పెద్దది. అది నేను ఇంటర్నల్‌గా ట్రైన్ తీసుకొని నేను అసలైన ఎక్సిట్‌ కొచ్చాకే ఎక్సిట్ అయ్యి, అప్పుడు మా వారిని కలవడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత. నేను ఇవన్నీ చూసి ఆశ్చర్యపోతూ ఉన్నాను. ఇంకా నన్ను ఆశ్చర్యానికి గురి చేసిన ఇంకొక విషయం ఏంటంటే, అక్కడికి వెళ్లి నేను కొంచెం సెటిల్ అయిన తరువాత, అర్ధరాత్రి కూడా అమ్మాయిలు అనేవాళ్ళు చాలా ఫ్రీగా తిరుగుతున్నారు. ఎటువంటి భయం లేకుండా. నన్నది చాలా విచిత్రంగా అనిపించ్చింది. హ్మ్.
ఓకే. అవును. నిజంగా. ఆ! అది గొప్ప విషయం అండి. ఏంటంటే, <smacks lips> మనకి ఓన్ స మన, మన దేశం, వేరే దేశం పక్కన పెడితే. నైట్‌లో అమ్మాయిలు తిరగడమనేది కొన్ని, కొన్ని దేశాల్లో చాలా ప్రమాదకరమది. <smacks lips> అంటే, పేరికి అవి గొప్ప దేశాలేనండి. కానీ, అక్కడ మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. కానీ, ఇక్కడ ఇంత బాగా తిరుగుతున్నారు, ఇంత బావుంది అంటే, నిజంగా చాలా గొప్ప విషయమండి అదైతే మాత్రం.
హ్మ్. అవునండి. హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి. అవును. ఎందుకంటే, మాకేంటంటే మేము ఇండియా నుంచి వెళ్ళడం వల్ల, మాకు టైమింగ్ డిఫరెన్స్ అండి. ఇంచుమించు 3 ½ గంటలు డిఫరెన్స్. కావు కొరియాకిని ఇండియాకి. అంటే కొరియా ముందుంటుంది. 3 ½ గంటలు ఇండియా మీద. అందుకు ఏమవుతుందంటే, మనకి రాత్రి నిద్రపోయేది 9కి పడుకుంటున్నాం అనుకో, అక్కడికెళ్ళేసరికి నాకు 11 ½, 12 అయితే గాని నిద్రొచ్చేది కాదు.
ఓకే. అవును. ఆహా! అంటే, ఇక్కడ అలవాట్లు కదండీ మరి.
ఈలోపు అవును. ఈలోపు ఏమయ్యేదంటే, ఆకలేయడం చిరుతిండేదోటి తినాలనిపించడం. ఇంకా నేను మా వారు అలా బయటికెళ్ళిపోయేవాళ్ళన్నమాట. మేమెళ్ళినప్పుడు అంతా అర్ధరాత్రి. మేమెళ్ళినప్పుడు చుట్టూతా కూడా అక్కడ చదువుకునే పిల్లలు, లేదా ఉద్యోగం చేసుకునే అమ్మాయిలు అలాగొచ్చి 24 అవర్స్ కన్వీనియన్స్ స్టోర్స్ ఉండేవండి. ప్రతి అంటే, 24 అవర్సు ఓపెన్ చేసే ఉంటాయి అన్నమాట. దాని దగ్గరికి వెళ్లి ఏదో ఈసీగా వచ్చి కొనుక్కొని వెళ్ళిపోవడం. అంటే భయం అనేది లేదన్నమాట వాళ్ళకి. అయ్యో! ఇంత అర్ధరాత్రి అయిపోయింది నేను ఎలా వెళ్ళాలి, అన్న భయం వాళ్ళ మొహాల్లో అసల్లేదు. మేము అవన్నీ చూసి చాలా ఆశ్చర్యపోయాము. ఎందుకంటే, అక్కడ ఉన్న లాస్ కూడా అంత స్ట్రిక్ట్‌గా ఉంటాయంట. ఏ అమ్మాయినైనా కూడా కన్నెత్తి చూస్తే, ఆ అమ్మాయి వెంటనే పోలీస్ కంప్లెయింట్ చేసే అధికారం వాళ్ళకుంటదంట. కాబట్టి, చాలా మంది వరకు హ్మ్. కావ్ అవుతారు. అవుతారండి. ఒస్తారు. ఒస్తారు. అందుకనే వాళ్ళు ఆహ్, అమ్మాయిలకి పెద్ద పీట అండి. ఆహ్, సౌత్ కొరియా అని చెప్పడానికి, అమ్మాయిలకి చాలా పెద్ద పీట వేస్తారు. అలాగే రిలేషన్‌షిప్‌లో కూడా అమ్మాయిలకే ఎక్కువ వాల్యూ ఇస్తుంటారన్నమాట. దాని వల్ల ఏంటంటే, అక్కడ చా ఫ్రీడమనేది ఎక్కువ అమ్మాయిలకి.
అవునండి. అవును. హ్మ్. ఓకే. పోలీసులు కూడా వెంటనే రియాక్ట్ అయ్యి, మనం ఇలా కాని కంప్లీట్ ఇస్తే వెంటనే వస్తారండీ? ఓహ్!
అలా అని వాళ్ళేదో తప్పుదోవలో వెళ్తారని కాదు. వాళ్ళు చాలా కంట్రోల్డ్‌గా ఉంటారు. కాకపోతే ఏంటంటే, ఫ్రీడమ్ ఎక్కువిస్తారు అక్కడ అమ్మాయిలకి.
అవును. ఇది అయ్యయ్యో! అంతేలెండి. ఆ! అంతేనండి. ఏంటంటే మనుషులన్నోళ్ళు ఎక్కడైనా మనుషులేనండి. ఫీలింగ్స్ కూడా ఫీలింగ్సేనండి. కానీ, చూసే విధానంలో మార్పుంటుంది, మనం తీసుకున్న విధానంలో మార్పుంటుంది అంతే. ఎక్కడైనా మనుషులు మనుషులే. అవునండీ ఇప్పుడు మీరు ఇది వెళ్లారు కదా! ఇలా సౌత్‌కొరియా. ఇది పెళ్లి అయ్యాక మీ హస్బండ్ వాళ్ళ, అదే అక్కడ జాబ్ అని చెప్పి అలా వెళ్లారా? లేపోతే, ఆ ముందు నుంచి ఉన్నారా మీ హస్బండ్ అక్కడ?
హ్మ్. అవును. అవును. హ్మ్. హ్మ్. హ్మ్.